అదే పుస్తకం దగ్గరికొస్తే మాత్రం అబ్బా! ఈ ఆడుకున్నాం గదా! ఇప్పుడు పుస్తకం అవసరం అనిపించేదన్నమాట.
ఆ! నిజమే అండి. ఇప్పుడు సండే మాత్రం అప్పటిదాకా సరదాగా ఫ్రెండ్సందరితో ఆడుకొనొచ్చి సడెన్‌గా ఎల్లి చదవండి అనగానే గొప్ప చిరాగ్గా ఉంటదది.
అవును. అవును. అది మా డాడీ ఎట్లాంటే ఫస్ట్ ఇంగ్లీష్ సార్ స్టార్ట్ చేసేవారన్నమాట. ఆహ్, ఇప్పుడు నౌన్ అంటే ఆహ్, ఆల్ నేమింగ్ వర్డ్స్ ఆర్ నౌన్స్ అని చెప్పగూడదు. అక్కడ ఏ ఏ అక్షరాలున్నాయి? ఏ ఏ లెట వర్డ్స్ ఉన్నాయి అన్ని చెప్పాలి. ఒకటి మిస్ అయినా బుక్ ఇచ్చేసేవారు.
ఓకే. <chuckles> ఆ! అయ్యయ్యో! అలాగైతే ఎలాగండి?
చచ్చిపోయేదాన్ని. అబ్బా! సండే ఎందుకొచ్చింది. అప్పటి నుంచి ఆ! అట్లా అనిపిచ్చేది. ఇంక మా డాడీ ఒస్తున్నారంటే ఆ టైమ్ కల్లా నేను గబగబా అన్నం దినేసి నిద్రపోయేదాన్ని గూడా. <chuckles> ఎక్కడ బుక్కు తీయమంటారు. <chuckles>
పుడే మీ మీరు సండే ఎందుకొచ్చిందా? ఓయవొ! ఎందుకంటే చదివించేత్తరని. <chuckles> అలాగా ఇప్పుడు మనకి ఈ ప తరాల మధ్య ప్రేమ అంటేనండి ఒకప్పుడు మన తాతయ్య, నానమ్మలు ఇప్పుడు మన సినిమాలే చూసుకోండి. ఆహ్, ఇప్పుడొకప్పుడు దేవదాస్ సినిమాలు గాని, లేదంటే ఆ తరం గాని తరువాత గీతాంజలి ఆ టైప్ లవ్ స్టోరీ‌లు గాని, తర్వాత లేదంటే ఏ మాయ చేసేవో సినిమా లవ్ స్టోరీ‌లు గాని, లేదా ఇప్పుడొస్తున్న ఆహ్, మోడర్న్ లవ్ స్టోరీస్ గాని చాలా వేరియేషన్స్ ఒచ్చాయండి. అంటే మనకి సినిమాల్లో కూడా ఏంటంటే అప్పటి జనరేషన్‌కి తగ్గట్టే సినిమాలు తీస్తూ ఉంటారు.
హ్మ్. అవునవును. ఆ! అవును. అవును. అహా! అవునవును. అ అప్పట్లో అంటే ఎమోషన్స్‌కి ఎక్కువ వాల్యూ ఉండేది. ఇప్పుడు ఎమోషన్స్‌కసలు వాల్యూయె లేదు. అప్పటికి వాళ్ళకి ఏమనిపిస్తే అది ఓకే. అప్పటి అప్పటికి అంటే మా ఆహ్, వాళ్ళున్న ఏజ్‌కి వీళ్ళు నచ్చితే వీళ్ళతో లవ్ చేస్తారు. లేదంటే ఆ టైమ్‌కి ఇంకొకళ్లేవరైనా నచ్చారంటే ఆ బ్రేకప్ చేప్పెసుకోవడం, వేరేవాళ్ళతో ఆహ్, పాచ్ అప్ అయిపోవడం అట్లాయిపోయింది. <chuckles> ఆ! ఆహా! ఆ!
ఆ! ఒకప్పుడ హ్మ్. బ్రే ప్యాచప్ అయిపో బ్రేకప్, ప్యాచప్, ప్యాచప్, బ్రేకప్ <chuckles> అని కంటిన్యూ అవుతుంటది. బట్ ఆ కాలంలోనే మాత్రం హ్మ్. చెప్పండి.

అంటే ప్రేమని ఒక ప్రేమలా కాకుండా, ఒక నార్మల్ రెగ్యులర్ ఒక ఫార్మాట్‌లా చూస్తున్నారనుకుంటా. మనం ఆ వ్ అలా అనచ్చంటారా? ఇప్పుడు ఆ కాలంలో అనుకోండి ఓకే
హ్మ్. అవునవును. ఆ! అవును. తప్పకుండా. ఎందుకంటే, ఆ కాలంలో సినిమాలు కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉండేవి. ఆహ్, ఏమైనా ఉంటే అందరు
ఉదాహరణ ఏదన్న చెప్పండి. ఒక సినిమా ఏదైనా?
హ్మ్. ఇప్పుడు ఆ! మీరు చెప్పిన 'దేవదాస్' మూవియే అనుకోండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, ప్రేమించుకున్న తరువాత య ఆమె ఇంకొకళ్నీ మ్యారేజ్ చేసుకుంటుంది పార్వతి. చేసుకున్న తరువాత కూడా ఈయననే ఈయననే భర్త, ఈయననే నా లైఫ్‌కి అననుకోని అట్లానే ఉంటది తప్ప. వా వె ఆయనతో ప్యాచ్‌అప్ అయిపోవడము. ఆ! ఇంకా నా మ్యారేజ్ అయిపోయిందని ఈయనకి బ్రేక్ జె బ్రేకప్ జెప్పడం అట్లాంటివేంలేవు. <sniffs> ఇప్పుడేమైందంటే అవును. ఇప్పుడేమైందంటే అసలలాంటిదేం లేదు. ఆహ్, ఇప్ ఇప్ ఒకళ్తో లవ్‌లో ఉండి, ఇంకొకల్తో గూడా లవ్‌లో ఉంటున్నారు. అట్లా <chuckles>
హ్మ్. హ్మ్. అవును. చివరికి చనిపోతారు గూడా. అంటే, ఈ సమస్యలు జనరేషన్ జనరేషన్‌కి చేంజయిపోతూ వస్తుందండి. ఇప్పుడు మీరన్నట్టు 'దేవదాసు' సినిమాలో ఏంటంటే, ఒకిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ అసలు ఇంట్లోనీ ఎదిరించలేరు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేరు, చివరికి ఎవరికి మట్టుకు వాళ్ళేళ్ళిపోయి, లేదంటే చనిపోవడాలు, లేదా అలాంటి టైప్‌లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్‌లో చూసుకుంటే, మనకి ఒకటి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మాట్లాడ్డాలు, వాళ్ళు వీళ్ళు గొడవలాడుకోడాలు, తరువాత లాస్ట్‌లోనేమో ఇద్దరు కలిసి ఏదోక డెసిషన్ తీసుకోడాలు. ఇలాంటివి చేసేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్‌కొచ్చేసరికి
అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! ఆ! ఆ! <smacks lips> ఇప్పుడు 'దేవదాస్' సినిమాలో వాళ్ళిద్దరు కలిసి కలిసి బతకలేరు కాబట్టి కలిసి చనిపోతారు.
అవును. అంత దారుణంగుండేవాళ్ళు వాళ్ళు ఆ కాలంలో. ఎందుకంటే వాళ్ళింట్లో వాళ్ళని ఎదిరించే మాట్లాడేంత, ధైర్యం వాళ్ళకుండేది గాదు. ఆ తర్వాత జనరేషన్‌లో కొంచెం ధైర్యమోచ్చింది వాళ్ళకి. ఏంటంటే కనీసం ఇంట్లల్లో చెప్పేవాళ్ళు. ఆహ్, మేమిలా ఇష్టపడుతున్నాం అది ఇదని. ఇప్పు‌డోళ్ళైతే ఇంటి ఇంటి దాకా యెళ్ళట్లేదులెండి. మధ్యలో డ్రాప్ అవుతున్నరు. <chuckles>
ఆ! ఆ! అవును. అవును. హ్మ్. అవును. <laughs> అ అంటే ఆ తరవాత వాళ్ళకి బెటర్ సంబంధమోస్తే ఇ ఇది ఒద్దు గదా. <laughs>
అంతే గదండి! బెటర్ చూసుకుంటున్నారు. అంటే అప్పట్లో ఉన్న డీప్‌లవ్ గాని, డెప్త్ గాని, ఇప్ అంటే, అందరిని మనం జడ్జ్ చేయలేము. ఒక మంచి లవ్‌స్టోరీ‌లున్నాళ్ళు వున్నారు, లవ్ చె ఆహ్, ఎన్నో ఇయర్స్ లవ్ చేసుకొని పెళ్ళిళ్ళు జేసుకున్న వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళని మనం జడ్జ్ చేయలేం గానీ. అంటే ఎక్కువ పర్సెంటేజ్ మనం పర్సెంటేజ్ ప్రకారంజూసుకున్నట్టయితే, ఎక్కువ పర్సెంటేజ్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాల ప్రకారం జూసుకున్నా
ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవును. మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడసలెవరు లవ్ చేసినా ఆ! నీకు నాకు కంపాటబిలిటీ ఎంతుంది, అని చెక్ చేసుకోడానికి కొన్ని రోజులు లివ్‌ఇన్‌లో ఉండి. ఓకే. లివ్‌ఇన్‌లో గూడా అంటే, క్వాలిటీ చెక్స్‌లాగా చెక్ చేసుకుంటున్నారు. లవ్ జేయడానికి ఓకే. ఆహ్, కంపాటబిలిటీ ఉందా, లేదంటే ఒక స్ లివ్‌ఇన్‌ ట్రై ట్రై జేసి, లివ్‌ఇన్‌ గూడా పాస్ మార్క్‌ ఒస్తే, లేదంటే డిస్టింక్షన్‌లో ఫస్ ఫస్ట్ క్లాస్‌లో పాసయితే. <chuckles>
<coughs> <laughs> అదేదో ఎగ్సామ్‌లాగా. అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కల్చర్ మనకి సాఫ్ట్‌వేర్ కల్చర్ మన ఇండియాలో ఎక్కువయిపోవడం వల్ల ఇలా ప్రేమలో మార్పులొచ్చేసాయంటారా?
ఆ! ఆ తరువాత మా ఆ!

అవును. ఆ! పాలు కోవలు కూడా పాలు కోవలు చేసేవారు, ఇంకా వెళ్తున్నామంటే అది కూడా అప్పట్లో, ఈ మెషిన్స్ ఏం లేవు గదా! మేము వెళ్తున్నామని అన్ని రుబ్రోల్లో రుబ్బేవారన్నమాట. గారెలకి గానీ, ఆ! అన్ని ఆహ్, వే రుబ్బి పెట్టేవారన్నమాట. అదొకటి నాకు బా గుర్తుండింది. ఆమెకప్పుడప్పుడు ఒంట్లో బాగోకపోయినా మేమొస్తున్నా మని ఇంకా ఆ బలం తెచ్చుకొని మరీ చేసేవారు.
అబ్బబ్బా! అయ్యో! హా! <chuckles> నిజమేండి. కానీ అమ్మమ్మ, తాతలు గాని, నేదా నాన్నమ్మ, తాతలు వాళ్ళు మనవళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తారంటే అది మనం మాటల్లో చెప్పలేమండి. ఆహ్
<chuckles> ఆ! ఆ! ఆ! ఇంక ఆహ్, వాళ్ళింటి నుంచి ఒచ్చేసేటప్పుడు మా నాయనమ్మయితే ఆహ్, డబ్బులిచ్చేవారు. డబ్బులిస్తూ "మీ అమ్మకి, నాన్నకి చెప్పకు నువ్వే బెట్టుకో" అనే జెప్పిచ్చేవారు. ఆహ్, ఆ! అని చెప్
<chuckles> <laughs> "ఏమైనా కొనుక్కోని నువ్వెవరికీ చెప్పకు" అనేవాళ్ళ? ఎందుకంటే మమ్మీకి తెలిస్తే లాగేసుకుంటారు.
అహా! మా మమ్మీ, డ్యాడీకి తెలిస్తే మళ్ళా వాళ్ళు తీసేసుకుంటారనో, ఏమో హ్మ్. "నువ్వే ఉంచుకో. నువ్వే చాక్లేట్లు కొనుక్కొని దిను" అని జెప్పేవారన్నమాట.
వాళ్ళ ప్రేమ అలా ఉండేదండి. ఆ! మరి మీరేం చేసేవారు దాంతో ఏం కొనుక్కునేవాళ్ళు?
అవునవును. నేను మళ్ళీ మాములుగా‌నే తీసుకెళ్ళి మా మమ్మీకి, డ్యాడీకి ఇచ్చేదాన్ని. ఆ! అప్పట్లో మా మమ్మీ ఏం చేసేది చెప్పేది, "ఆ నేనవన్నీ దాచి నీకు ఒక్కటే సారి బ బోలెడంత అయినాక ఇస్తాను" అని జెప్పేది అవేమైనా‌యోకూడ తెలదీ.
అయ్యో! పాపం యాహ్! మీ హ్మ్. ఆవిడ చక్కగా అప్పట్నీండే క్ల కట్నం ప్లాన్ చేసుకున్నట్టుంది. నీకే.
అదే! అదే! అదే! అట్లానేదో. ఆహ్, <clears throat> ఇంకమ్మ నాన్న అంటే చెప్పక్కర్లేదు. మా నాన్న గారికి ఇంకొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువుండేదన్నమాట. ఆయన ఏ ఎట్లా చూపించేవారంటే వీకెండింకా ఆహ్, అంటే ఆహ్, అప్పట్లో ఆదివారమొక్కటే కాబట్టి, ఆదివారం మొత్తం మాతోనేస్ ఆ టైమ్ స్పెండ్ జేసేవారు. ఆ టైమ్ స్పెండ్ జేసేది ఆహ్, ఇట్లా బయటికి తీసుకెళ్ళడము, లేదంటే ఎక్సిబిషన్‌కి, సినిమాకి తీసుకెళ్ళడమయితే బానే ఉండేది కానీ బుక్ ఓపెన్ చేయిపిస్తే మాత్రము అబ్బా! డ్యాడీ ఆఫీస్‌కేళ్ళిపోవచ్చు కదా! అనిపించేది.
హ్మ్. చిరాకు ఒచ్చేదండి మీకు?

అదే కదండి. ఇప్పుడు ప్రాబ్లమ్ అదేనండి, ఒక మైండ్‌సెట్లు మారిపోయి, ఇవన్నీ జరుగు అంతెందుకండి ఇంకో విషయం తెలుసా, 90స్ కిడ్స్‌తో ఉన్న ప్రాబ్లమేటంటే, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ మాట వినేవాళ్ళు కాదు, వీళ్ళ పిల్లలు ఈళ్ళ మాట వినట్లేదిప్పుడు. అళ్ళకి ఎటికీ కాకుండా ఉన్నొళ్ళందరూ 90స్ కిడ్సేనండి. అప్పడిలోనేమో పే వాళ్ళు స్ట్రిక్టుగుండి, ఇప్పుడు మనం స్ట్రిక్టుగుంటే, ఈళ్ళే తిరిగి కొట్టేస్తన్నారు మనల్ని.
ఆ! హ్మ్. హ్మ్. అవును. అవును. అవునవును. <chuckles> నాకట్లా అనిపిచ్చదూ, నేనూ 90స్ కిడ్‌నే, కానీ, ఆహ్, నాకేలా అనిపిస్తదంటే, ఇటు 90స్ వాళ్ళు, ఆ జనరేషన్ తోటీ ఆహ్, క అంటే వైండప్ అవ్వలేకపోయారు, కలవలేకపోయారూ. ఇటు ఈ జెన్ జీ గానీ, జెన్ ఆల్ఫా గాని వీళ్ళతో కూడా కలవలేరు. <smacks lips> ఆ నైన్టీసనేది ఒక ట్రాన్సిషన్ ఫేజని నే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళటు వి ఆ! స్పెషలని అనుకుంటాం కానీ, స్పెషల్ గాదు, అది కొంచెం డ్రాబ్యాకనే అనిపిస్తది నాకు.
హ్మ్. చెప్పండి. ఆ! ఇప్పుడు స్పెషలండి. నిజమేండి. 90స్ చాలా స్పెషల్. అయ్యో! కాదండి అవ అదృష్టం అండి 90స్‌లో పుట్టడం, ఎందుకంటే మ మనలాంటి వాళ్ళు చూసినవన్నీ, ఇప్పుడి వాళ్ళు చూడలేరు కూడా కొన్ని. ఆహా! కీప్యాడ్ మొబైల్ ఇప్పుడు చూడమనండి చెప్తం. హ్మ్.
<chuckles> అవును. అదే ట్రాన్సిషన్ కదా! అదంతా. అదంతా ట్రాన్సిషన్. ఇప్పుడు వీళ్ళందరికీ ఆహ్, అన్ని వచ్చేసాయి, అప్పుడు వాళ్ళ‌కేం లేవు, మనం ఈ ట్రాన్సిషన్‌లో ఉన్నాం. ఆ! మన మీదే అన్ని ట్రైల్స్ జరిగాయి.
అయ్యో! మన ముందు వాళ్ళకసలు లేవు కదండీ! ఆళ్ళ మీద మనం బెటరే. ఆ! మన మీద ప్రయోగాలు జరిగాయి. ఇది మెయిను, ఇది కరెక్ట్ మీరన్నది.
ఆ! ఆ! <giggles>
<chuckles> అదేనండి. అయితే మీరు నిజానికి ఒక ప్రేమలనేవి 3 జనరేషన్లు గాని, లేదా నాలెడ్జ్‌లో పాతకాలం ఇప్పడికీ ప్రేమల యొక్క విధానాలు గాని, ఆ ప చేంజ్‌స్ గానీ, చాలా అద్భుతంగా జెప్పారండి. మీ మాట మాట తీరు గాని, మీ నాలెడ్జ్ గాని, చాలా మాకు చాలార్ బా నచ్చింది. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్.

అవునండి. అది కూడా ఇప్పుడు ఆహ్, ఇన్‌స్టా‌గ్రామ్‌లోను, యూట్యూబ్‌లోనూ రీల్సొచ్చేస్తున్నయి. <smacks lips> ఇప్పుడు కొంచెము ఆహ్, ఇప్పుడు ఆహ్, ఆహ్ మదర్‌కి ఇప్పుడు ఆ! వుమెన్ ఉన్నారు బా ఒక బేబీ‌కి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళ హార్‌మోన్స్ వల్ల వాళ్ళకి కొంచెం ఆహ్, మూడ్ స్వింగ్స్ ఉంటయి. మూడ్ స్వింగ్స్ ఉన్నది ఆహ్, ఇప్పుడు ఎట్లా అంటే? అవన్నీ రీల్స్ చేసేస్తున్నారు. రీల్స్ చేసేయడం వల్ల ఇప్పుడు ఆహ్, మగవాళ్ళకి ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయన్ని గూడా దెలీదు.
అవును. అవునవును. <laughs> ఆ! నిజమండి. <chuckles>
అసలు ఇలా ఉంటుందా ఒక అమ్మాయికి? ఆహ్, ఆ అమ్మాయి బాడీ‌లో ఉన్న ఈ ఇన్ని జరుగుతుంటే వాళ్ళ మూడ్స్ మారతాయా అనే విషయం ఎవ్వరికీ అవగాహన కూడా రాదు. వాళ్ళు ఇవన్నీ చేసేసి ఆ! అమ్మాయిలు ఈ ఇంత భరిస్తున్నారు, అబ్బాయిలు కనీసం అది నోటీస్ జేయట్లేదు. వాళ్ళకసలు గ్రాటిట్యూడ్ లేదు. వాళ్ళకసలు లవ్ లేదు అని, వీళ్ళే స్టాంపేసేస్తున్నారు. నాకనిపిస్తది ఎంత సే <chuckles> ఆహ్, ఇప్పుడు ఆహ్, అట్లా చేసేవాళ్ళకి కొ ఎవరో ఒకలికన్నా అనిపిచ్చాలి కదా! అవును. అమ్మాయిలకి ఇలా అనిపిస్తుంది. అబ్బాయిలు కూడా బయటికెళ్లి చాలా ఫేస్ జేసి వస్తారు కదా! వా వాళ్ళ మీద గూడా రీల్స్ చేయాలి గదా! వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటయి గదా! వాళ్ళకి ఏవో ఎంజాయ్‌మెంట్స్ ఉంటయి గదా!
ఆ! అలా ఎలాగండి అలా చేసేస్తే? <laughs> ఆ! <chuckles> నిజమే కదా! ఈ సేల్స్ అని, టార్గెట్స్ అని, మూడ్ స్వింగ్స్ అని, సాఫ్ట్‌వేర్లని, ప్రాజెక్టులని ఎన్ని ఉంటాయండి వాళ్ళకి కూడా? కానీ వాళ్ళు ఇంటి దాకా తీసుకురారు. తీసుకురాదు తీసుకొచ్చినా అది కరెక్ట్ కాదు.
హ్మ్. అవునవును. ఆ! ఆ! ఆ! తీసుకురా తీసుకొస్తారో? తీసుకురారో? అది ఆ వైఫ్ అండ్ హస్బెండ్‌కి మధ్యలో అ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిజంగా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే, వైఫ్ కన్వే చేయొచ్చు. నాకిట్లా కోపం ఒస్తుంది ఎందుకో ఈ మధ్య? అంటే ఇద్దరు డాక్టరు దగ్గరికెల్లో ఏమైందని ఇద్దరు కూర్చొని మాట్లా ఆ! కూర్చొని మాట్లాడుకోవచ్చు. అసలు అది ఏం లేదు. అమ్మాయిలకి ఇలా ఉంటది. అబ్బాయిలు ఇలా చేస్తున్నారు. కాబట్టి ఆ అబ్బాయిలకి అసలు ప్రేమ చూపిచ్చటమే రాదండి. <smacks lips> ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆహ్, పాపని చూసుకునే పిల్లల్ని చూసుకునే ఆడవాళ్ళా చూసిన తర్వాత అవును కదా! కరెక్టే కదా! ఈయన నన్ను పట్టించుకోట్లేదు. ఆ! నాకు నా మీ టైం లేదు. అవన్నీ అసలు మీ టైం అనేది ఏంటండి? మీ టైం అసలు ఎందుకు చెప్పండి? <laughs> ఏం చేసుకోవాలి? ఆ! ఇప్పుడు ఆ! ఇప్పుడు వుమెన్ అడుగుతారు గదా! అంటే నేను <giggles> ఆహ్, వాళ్ళని తప్పనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు, కానీ అందరికి మీ టైం అంటే, మన పనులు మనం చేసుకోడమే. దా అది గాదు నేను నాకు సెపరేట్‌గా మీ టైం కావాలంటే ఎక్కడి నుంచొస్తది?
కౌన్సెలింగ్ తీసుకోవాలంటారు. అంతే కదా! ఇప్పుడు అంత ఎందుకండి హ్మ్. చెప్పండి, చెప్పండి. అంతే.